అవును.
ఆ! అంటే వాళ్ళలో సమర్థతున్నా కూడా.
హ్మ్. అవును. అయితే నేను చిన్నప్పటినుంచే అలాగే పోలీసునవుదాం అనుకున్నాను, ప్రయత్నం కూడా చేశాను. నేను ఎగ్జామ్స్ అవన్నీ రాసాను. ఆహ్, నాకు
హ్మ్. అంటే, రిటర్న్ ఎగ్జామ్స్ అవి రాశారా? లేదంటే, ఫిజికల్‌గా ఏమైనా పరీక్షలలాగా?
అవును. ఆ! రిటర్న్ రిటర్న్ ఎక్సాముంటుంది. దాని తర్వాత, ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది మనకి.
ఆహా!
ఆ! యాహ్! 1600 మీటర్స్ రన్నింగుంటుంది. హై జంపుంటుంది. ఆహ్, దాని తర్వాత
ఓహో! అవన్నీ కూడా చేశారాయితే. నేర్చుకున్నారా?
ఆ! అవన్నీ. ఆ! అవన్నీ క్వాలిఫై అయ్యాను. నాకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్‌లో నాకు ఇదైపోయింది అది. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల
అయ్యో!
ఆహ్, ఒక హ్మ్.
అంటే హెల్త్‌కి సంబంధించిన టెస్టులుంటాయి గదా! మెడికల్ టెస్ట్‌లో ఫెయిలయ్యారా?
ఆ! లేదు. అంటే రిటర్న్ ఎగ్జామ్‌ ఆహ్, మనకి వ్రి ఫైనల్ రిటర్న్ ఎక్సాము పాసయితే మనకి ఆహ్, మెడికల్ టెస్టులు అవన్నీ తరువాత ఉంటాయవి.
ఓహో! ఉంటుంది గదా! ఆ! అంటే రిటర్న్ మరి దానికి చాలా కుంగిపోయారా? ఏమైంది ఎప్పుడు? ఎ అయ్
హ్మ్. ఆ! అంత కుంగిపోవడం అంటూ ఏమి చేయలేదండి. ఎందుకంటే ప్రయత్నించాము. ప ఆ ప్రయత్నం చేసిన తర్వాత, అంటే ఒక వారం పాటు ఉండింది అనుకోండి బాధ. ఆహ్, దాన్ హ్మ్, ఒక వారం రోజుల పాటు.
ఆ బాధ కొన్నాళ్లుంటుంది గదా. కానీ, అది దాటుకుని రావడంలోనే గొప్పతనం ఉంటుంది గదా. ముందు దాటుకుని ముందుకెళ్ళడంలోనే. హ్మ్.
హ్మ్, హ్మ్. దాని తరువాత నేను అవును. దాని తర్వాత నేను ఆహ్, ఓ అనుకుని ఉన్నాను. అంటే ఉద్యోగమొచ్చినా, రాకపోయినా ఇలాగ తిరుపతి వెళ్దాం అన్నట్టు నేను నాకు మొక్కు ఉండిద్ది అప్పుడు.
హుహు.
ఆ! 2020లో అనుకుంటాను. ఆహ్, దాని తర్వాత నేను తిరుపతికెళ్లె ఎళ్లొచ్చాక అనుకోకుండా ఒక ప్రైవేట్ జాబ్ ఆఫరొచ్చింది నాకు.
ఓహో! అంటే మీకు నచ్చేలాంటిదే వచ్చిందా మరి?
అవును. నచ్చే <giggles> జాబే వచ్చిందది. ఆహ్, నేను ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్న వెలెమో కానీ అయితే, ఆ జాబు...
ఓహో!
ఎక్స్‌పెక్ట్ చేయలే... నేను. ఆ ఆలోచన కూడా లేదు.